అచ్చచ్చో! <chuckles> అంటే, ఏ విషయంలో గొడవొచ్చిందండీ?
ఎంత? ఎంత బ ఎంత బౌండరీస్ అంటే, ఆఖరికి మా పాపని గూడా నన్ను ఎక్కడి అంటే, పుట్టింటికి పంపిచ్చరండి మెయిన్‌గా.
హ్మ్. ఆ! ఓకే. ఆ!
నేనేమన్నా అనాధనా? అదొక బౌండరీ పెట్టేశారు నాకు బాగా. నువ్వెళ్ళగూడదు.
ఆ! హ్మ్. అంటే, వెళ్ళగూడదు అంటే వెళ్ళొద్దు అనా? లేకపోతే, ఏదైనా కారణం ఉంటుంది. అలా చెప్పేవాళ్ళా? కారణమో, ఇప్పుడు పనుంది. హ్మ్.
అంటే, ఇష్టముండదింక. ఇష్టముండదు. అంటే, తనేమో, మా హస్బెండ్ ఏమో గవర్నమెంట్ ఎంప్లాయ్. ఆ పొగరు బాగా తలకెక్కింది వాళ్ళకి.
ఓకే. ఓహ్! ఓకే, ఓకే, ఓకే. అంటే కంబైన్‌డ్ ఫ్యామిలీ ఆహ్, అత్త, మామ, అందరు గూడా.
ఆ! నా కొడుకూ అవును. ఆహ్, అంటే రైల్వేలో జేస్తారు. మళ్ళీ అదీ గాక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కదా! పొగరు కాస్త తలకెక్కింది అనమాట మా అత్తగారికి కానీ, మా హస్బెం‌డ్‌కి గానీ. సో, ఇట్లా కొన్ని సార్లు ఏంటంటే, వెళ్ళొద్దు. అంటే, మేము కొంచెం మిడిల్ క్లాస్...
ఓకే. అ! ఆ! ఓకే. హ్మ్. హ్మ్.
సో, మిడిల్ క్లాస్ అవ్వడం వల్లా, వాళ్ళ ఇంటికెళ్ళేదేంటి? అంటే, మా పిల్లల్ని గూడా పంపిచ్చేవాళ్ళన్ క పంపిచ్చేవాళ్ళు గాదు. సో, ఇటువంటి విషయాల్లో ఏంటంటే, ఓకే. వెళ్ళద్దు. ఎందుకు వెళ్ళాలి? మా హస్బెండ్‌ని అడిగాననుకోండి, ఇట్లా మా డ్యాడీ‌కి బాలేదు. నేను వెళ్ళేసొస్తాను అంటే, వెళ్ళి మమ్మీ‌నడగమంటాడు.
అచ్చచ్చో! హ్మ్. అచ్చ్ <chuckles> ఓకే. ఆ! అయితే ఆ!
సరే. ఓకే. అక్క ఆ! అక్కడ గూడా తగ్గి నే వెళ్ళి అడుగుతాను ఆవిడిని.
అ! ఆ! ఎందుకంటే, నాన్న కదా! నాన్నను చూడాలి కదా! అడగాలంటే అడిగేద్దాం, పని అయిపోతది అని అడిగేస్తారు.
నన్నెందుకు అడుగుతున్నావో నిమ్ హ్మ్. ఆ! అవును. అడుగుతాను. అక్కడ గూడా అండి. ఆహ్, నన్నెందుకడుగుతున్నావు? వెళ్ళి మీ హస్బెండ్‌ని అడుగు అంటాది.
హ్మ్.